మన పూర్వకాలంలో ఈ పంటల పంట పొలాల కోసం గానివ్వండి లేదా మొక్కల కోసం గానివ్వండి మన తాతలు, మన అమ్మమ్మలు వీళ్ళు కొంత కంపోస్ట్ అనేది ఇంట్లోనే తయారు చేసేవాళ్ళు మన పేరోట్లో గానీ అక్కడ గాని. ఆ కొన్నివ్ ఆ కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా. అంటే ఇప్పటి కాలంలో మీరు ఒకవేళ తయారు చేయాల్సొస్తే, మీ ఇంట్లో ఎలా మొదలు పెడతారు?
అవునండి. ఆ! తప్పకుండా అండి. అంటే మనకు కంపోస్ట్ ఎరువు అంటే ఆర్గానిక్ ఫామ్ అంటాం కదండీ. ఆర్గానిక్ అనేది ఆహ్, చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఫెర్టిలైజర్స్‌లో అలాంటి దాంట్లో కెమికల్స్ ఎక్కువ వాడుతుంటాం గదండీ. ఇప్పుడు పొలాలకైనా సరే వేయాలంటే, హ్మ్, ఇంటి ముందల మనం కూరగాయల మొక్కలు వేసుకున్నా గానీ అవి మనం మనమే తింటాం కదండీ <chuckles> మళ్ళీ. సో, ఆహ్, దానివల్ల మనకు చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుందండి. లైఫ్‌కి అంటే మన హెల్త్ ఇష్యూస్ చాలా వస్తుంటాయి. ఇది కంపోస్ట్ చేసుకోవడం అనేది ఇది మంచి హాబిటేనండి. ప్రతి ఒక్కరు ఫాలో అయితే కూడా బావుంటుందిది గానీ, ఎవ్వరు అంతా ఫాలో అవ్వరు గానీయండి. మా ఇషయానికొస్తే మేం
ఆ! అవును. అవును. ఆ! నిజంగా. ఆ! మరి, మరి మీరన్నట్టుగా ఇప్పుడు ఈ కెమికల్స్ అవి అన్నారు గదా! మరి ప్యూర్ ఆర్గానిక్ నిజంగా ఇది ఫాలో అవ్వడం ఈ రోజుల్లో పాసిబుల్ అంటారా? అసలు అంటే ఆ పేరుకే ఆర్గానిక్ అని చెప్తున్నారు గానీ బయట, నిజంగా ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నారంటారా అసలు?
అవునవునండీ. అంటే, వాళ్ళు చూపెడతారు కదండీ! మనం నమ్మాల్సింది వస్తుంది అంతే ఇంక. కొన్ని ఆర్గానిక్ ఫామ్స్ అని ఇప్పుడు స్విగ్గీలో, జొమాటోలో కూడా వచ్చేసినాయండి. ఓన్లీ ఆర్గానిక్‌వి ఉంటాయండి, అవి కూడా అమ్ముతున్నారు. సేల్స్ కూడా అయితున్నాయి. ఆహ్, <smacks lips> అంటే వాళ్ళు మినిమమ్ రేటింగ్స్ చెక్ చేయకుండా, మినిమమ్ చెక్ చేయకుండానే వాళ్ళు, వాళ్ళ స్విగ్గీలో అవి యాక్సెస్ తీసుకుంటున్నారా అండి? స్విగ్గీ, జొమాటోలో అలా, అలా నాకు డౌట్ అనిపించింది. నాకూ డౌట్ వచ్చింది, నిజమేనా! అంటే, మినిమమ్ చెక్ చేస్తారు కదండీ! అంటే, అంటే మార్కెటింగ్ పర్పస్‌లో అన్ అనుకుంటున్నారా అండి మీరు?
హ్మ్. అవును. ఆ! అంటే చెక్ చేస్తూ ఉంటారు. ఆ! లేదు లేదు. అంటే సాధారణంగా ఇప్పుడు కొన్ని కొంతమంది ఈ ఫార్మ్స్ అనేది కొన్ని పేర్లతో సహా ఉన్నాయి కదా! ఫేమస్ ఫార్మ్స్ అని చెప్పేసి స్టార్ట్ చేయడము. స్టార్ట్ చేసి వాళ్ళు ఇన్స్టాల్లో ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా! అంటే ఆర్గానిక్ అనే పేరు ఆహ్, ఆ! ఆర్గానిక్ ఒక పేరు చెప్పేసి ఆహ్, అన్నీ కూడా కాస్ట్ ఎక్కువ పెడుతు ఆహ్, చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో. ఎందుకంటే పబ్లిక్ ఆర్గానిక్ అనే దాని మీద ఎక్కువ అవేర్‌నెస్ పెరిగిపోయింది. కాబట్టి తినాలి హెల్త్ అని చెప్పేసి ఇదొక ట్రెండ్ అయిపోయింది కదా! నిజంగానే పండిస్తున్నారా? సరే వాళ్ళని వదిలిపెట్టేసేయండి. మీరేమైనా ఆ పద్ధతులు ట్రై చేసారా? అసలు పండిస్తే నిజంగానే ఎప్పుడైనా వర్క్‌ఔట్ అయిందా అసలు ఆర్గానిక్‌లు?
ఆ! అవునవునా! అవునా! అవునండీ. అవునా! వారధి ఫార్మ్ ఉంది కదండీ! ఆ! నిజం, నిజమండి. హ్మ్. అవునండి. అవును. ఆహ్, అ! అ! అయ్యిందండి మాకు. అంటే, ఎక్కువ అమౌంట్ ఇప్పుడు పొలాలలో అక్కడ అంటే ఆర్గానిక్ కష్టమండి. మేము మిర్చి, కాటన్ ఎక్కువ ఇస్తామండి మా ఇంట్లో. అది చాలా కష్టం, చిన్న చిన్న కూరగాయల మొక్కల వరకైతే ఇస్తదండి, మా అమ్మ అట్లా. అంటే ఆహ్, హ్మ్, ఇక్కడ ఇంట్లో కంపోస్ట్ తయారు చేసుకోవడం అనేది ఉంటుంది కదండీ! ఇప్పుడు, మాదైతే విలేజ్ అండి, విలేజ్ మాది. ఊరు కాబట్టి మాకు రెండు ఆవులు ఉంటాయి, రెండు ఎద్దులుంటాయండి, మాకు. ఆహ్, <smacks lips> అక్కడి నుంచి వచ్చే వేస్ట్ కూడా ఉంటుంది. ఆ వేస్ట్‌ని మేము, ఒక దగ్గర రోజు ఒక దగ్గర క్లీన్ చేసి పెట్టేస్తూ ఉంటానండి. ఒక దగ్గర పెట్టడం వల్ల, రోజు రోజుకి అది
ఆ! అవును. ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. ఆ! అంటే ఈ పెరట్లో మన ఆవుపేడ ఇవంతా కూడా దగ్గర చేసేసి ఒక దగ్గర పెడుతూ ఉంటారనమాట.
అహా! ఆహ్, పె పెరట్లో పెట్టమండి మేము, కొంచెం దూరంలో పెడతాము. అది చాలా రోజులకి, ఎరువులాగా పడి మారుతుందత మారిన తర్వాత మేము తెచ్చి పెట్టుకుంటామండి. ఇంకా ఆహ్, తడిచెత్త, పొడిచెత్త అని కూడా అంటారు కదండీ! అంటే, కంపోస్ట్ అది కొంత హ్మ్, ఆహ్, నా స్కూల్ విషయంలో చూసుకుంటే అండి, మా స్కూల్ దగ్గర ఒకటి గుంత ఉంటుండేనండి. వగు అంటే, స్కూల్‌లో ఎక్కువ వేస్టేజ్ వస్తుంది కదండీ! కూరగాయలు ఎక్కువమంది కదా! ఫైవ్ హండ్రెడ్, సిక్స్ హండ్రెడ్ పీపుల్ కదా! సో, ఎక్కువ వేస్ట్‌జ్ వస్తదని వాళ్ళు, ఇప్పుడు మన ఇంట్లో అంటే తక్కువ, తక్కువ కాబట్టి ఇది కొంచెం, ఈ కంపోస్ట్ ఇది చేయడం, కొంచెం అంటే వచ్చిన, జంతువుల నుంచి వచ్చిన వేస్ట్‌ని మాత్రమే అలా ఎయడము. అంటే, గడ్డి, తడిచే తడిగడ్డి, పొడగడ్డి ఉంటుంది కదండీ! అది సెపరేట్‌గా వేసుకోవడం, అది జరిగింది. స్కూల్‌లో నేను చూశానండి, నేను. అంటే, ఫార అంటే మేము చూసేటోళ్ళం. ఎందుకు వేసిరు గుంత తవ్విరండి ఫస్ట్, జేసిబిని తీసుకొచ్చి. <chuckles> అయ్యో! ఎందుకు గుంత తవ్విరు అనుకున్నాం. తర్వాత మాకు అర్థమైంది, ఇక్కడ పొడిచెత్త, ఇక్కడ తడిచెత్త ఏయండి అని బోర్డ్ పెట్టిరండి. <chuckles> బోర్డ్ పెడితే ఫుడ్ తిన్న తర్వాత మేము, వచ్చిన ఫుడ్ తిన్న తర్వాత కూరగాయల వేస్ట్ అవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ ఒక దాంట్లో వేసేవాళ్ళం అండి. ఇంకోటి
దూరం పెడతారు. ఆ! ఓకే. హ్మ్. <clicks tongue> ఓకే. ఆ! అవును. అవును. ఆ! ఓహ్! ఓకే. ఓహో! అంటే ఇది, కం కంపోస్ట్‌గా తయారవుతుందంటారు.
ఆ! కంపోస్ట్‌గా తయారవ్వడానికి, ఆ విధంగా ప్లాన్ చేశారు మా స్కూల్‌లో. అంటే, ఏహ్! ఇక్కడేమో తడి చెత్త వేపించారండి, ఒక దగ్గర. తడి చెత్త, పొడి చెత్త వేపించి తర్వాత, దాని మీదంగా కొంచెం కింద సాల్ట్ కూడా వేపిచ్చిరండి. వాళ్ళు ఎందుకు ఎపిచ్చిరొ నాకు అర్థం కాలేదు, సాల్ట్ విషయం అయితే. ఆహ్, ఆకులు, కట్టెలు అవి అవి పేపర్స్, పేపర్స్ అన్నీ ఒక దాంట్లో వేపియడము, అలా జరిగిందండి. తర్వాత కొన్ని రోజుల తర్వాత అవన్నీ, మా స్కూల్‌లో గార్డెనింగ్ స్టార్ట్ చేశారండి. ఒక ది ఒక ప్లేస్‌ని చూసుకొని, ఒక హాఫ్ ఎకరం దాగా కూరగాయలు వేద్దాం అన్నట్టు, గార్డెనింగ్ చేశారు, మా స్కూల్‌లో. ఆహ్, దానికి ఉపయోగించిరండి వాళ్ళు, ఆర్గానిక్‌గా ఇవి తినాలి అన్నట్టు. కొంచెం కూడా ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా.
హ్మ్. ఓకే. హ్మ్. కానీ నిజంగా అసలు, ఈ కంపోస్టు అంటే, మీరు బాగా కంపోస్ట్ గురించి బాగానే చెప్తున్నారు. అసలు ఈ కంపోస్ట్ వల్ల, అసలు ఏంటి ఉపయోగాలు ఏంటంటారు? అసలు నిజంగా ఇంక ఏం వర్కౌట్ అవుతది మనకి?
హ్మ్. ఆ! అంటే ఆర్గానికన్నాం కదండీ మనము న్యాచురల్‌గా పండుతాయన్నమాట. మనము కెమికల్స్ వాడము. ఆహ్, ఆ కెమికల్స్ వల్ల
అంటే ఇది మొక్కలకు ఒక రకమైన బలం ఇస్తుందంటారా?
ఆ! ఖచ్చితంగా అండి. బలం ఇస్తుంది. ఆహ్, దానివల్ల మనకి బలమైన ఫుడ్ గూడా మనము అంటే ఆర్గానిక్ తినడం వల్ల మనం గూడా హెల్తీ గానే ఉంటాం కదండీ! కొన్ని కొన్ని ఫెర్టిలైజర్స్ మీద, మనం స్ప్రే చేస్తూ ఉంటారు కదండీ! ఇప్పుడు పొలాలలో అక్కడ, ఇక్కడ స్ప్రే జేసే ఫెర్టిలైజర్స్ మీదనే ఉంటాయండి. ఇట్స్ టూ డేంజర్ జాగ్రత్తగా చూసుకొని మొఖాలకి ఏదోకటి మాస్క్ ఏసుకొనే కొట్టాలి. కూరగాయలగాని, పంట పొలాలగాని అని ఉంటుందండి. వాళ్ళే డేంజర్, అని పెడుతుర్రండి. ఇంక కూరగాయల మీద వేసేసి మనం అదే తింటే లోపలికి పోయి, మన శరీరంలో బోయి మనకి ఇంకెంత డేంజర్ అవుతుందండి, అది మన హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయండి అవి. ఆ! అలా, అలా చాలా వరకు అంటే మన ఎముకలు కూడా అండి ఏదో ఆహ్, కెమికల్స్ తిని, తిని, తిని ఏదో పనికి రాకుండా అయిపోయినట్టు, ఏదో బాడీ గూడా పనిచేయనట్టు, మైండ్ గూడా కంట్రోల్ <chuckles> ఉండనట్టు ఏదో అట్లా అయితూ ఉంటుందండి. నేన్ నేనైతే చూశానండి మా నాన్న స్ప్రే చేసిన రోజైతే ఆ రోజంతా మా నాన్నకు తలనొస్తుందని ఏదో ఒక ఇంజెక్షన్ ఏయిపించుకోడం అవి ఇవి చేస్తాడండి.
అవునవును. ఆ! హ్మ్. నిజంగా! ఓహ్! అంటే అది ఆ ఎఫెక్ట్ స్ప్రే చేసే టైమ్‌లో గూడా వాళ్ళకి ఎక్కువగా ఉండేదనమాట.
ఆ! వస్తుంది. ఆ! ఓన్లీ స్ప్రే చేయడమే, ఆ విషయంలోనే కాదండి అడుగు మందు అంటారు చూడండండి, యూరియా ఆహ్, ఆహ్, అవి యూరియా డీఏపీ ఉంటుందండి. డీఏపీ కూడా వాడతాం మ మేము. ఇంకోటి ఆహ్, ఇంకోటి ఉంటుందండి ఎక్లాసో ఏదో అంటారండి. అదైతెతే అదైతే ఫుల్ ఎక్కడో ఉంటే ఒక దగ్గర స్మెల్ వస్తదండి అది. అది చాలా కష్టంగుంటుందండి. దాని స్మెల్‍కైతే 2, 3 రోజుల వరకు అది వెయ్యక తప్పదండి ఇన్‌స్ట్రక్షన్స్‌లో అంటే మనకి ఎక్కువ ప్రొడక్టివిటీ రావాలని పొలాలలో వాడుతుంటారు కదండీ అంటే హ్మ్. హ్మ్. పా పంట ప్రొడక్టివిటీ కోసం వాడతారు కాబట్టి కంపల్‌సరీ అది వేయాలి అనీ, ఇంకా వేస్తారండి అంటే ఎక్కువ ఏ చెట్లు పాడవకుండా ఉండడానికి, ప్రతి చెట్టు పా బయటికి రావడానికి, అది ఎసిన తర్వాత 3, 4 రోజుల వరకు మా అమ్మా, ఇట్లా <smacks lips> ఏదో వాంతింగ్ అయిన సెన్‌సేషన్ అవుతుంది అని చెప్తూ ఉంటుందండి. దాని వల్లనే వస్తుంది, ఆ వాసన కూడా అండి మనకు వాసన పీల్చుకోవడం గాలి వల్ల గూడా
ఆ! అవునవును. హ్మ్. ఆ! అంటే దిగబ పంట దిగుబడి కోసం వాడుతుంటారన్నమాట. హ్మ్. అయ్యో! అంటే మరి ఈ స్ప్రే చేసేటప్పుడు గాని, ఇవి కొట్టేటప్పుడు జాగ్రత్తలేమి తీసుకోరా మరి?
అ! తీసుకుంటారండి తీసుకుంటారు. మాస్కేసుకోడం జరుగుతుంది. అయినా సరే అంత ఎఫెక్ట్ చేస్తయి. అదే చెప్తున్నానండి నేను, చాలా డేంజర్ ఉంటాయి అనే చెప్తున్నాను నేను. ఆ! ఆ! తీసుకుంటారండి తీసుకుంటారు! అంటే ఆహ్, మా నాన్న గూడా ఎసేటప్పుడు మొఖం మీద గట్టిగా కట్టుకో అని నేను చెప్తూ ఉంటానండి. కట్టుకుంటాడు మా నాన్న. అయినా సరే కొన్ని, కొన్ని సార్లు అన్నీ, సార్లు ఒకే మందు కొట్టరండి. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క మందు కొడతారు కదండీ! ఏ మందు ఆహ్, మార్కెట్‍లో వచ్చి ఏది డేంజర్ అయిపోతుందో గూడా అర్థం కాదు కొన్నిసార్లు. అంటే ఎవరో ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఊర్లో కొట్టిన తర్వాతనే ఏదో ఒక హాస్పటల్లో జాయిన్ అయిన తర్వాతనే అవునా! అలా అయ్యిందా! అని అది స్ప్రే అవ్వడం అంటే స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది గానీ, అది ఏ విధంగా అవుతుందో ఎలా తెలుస్తుందండి. మనకు అర్థమవ్వదనమాట. అలా జరుగుతుందండి.
ఓకె. ఓకె. ఆ! అంటే అందుకే హ్మ్, అంటే అందుకే ఇప్పుడు ఇ ఇలాంటి దుష్ప్రభావాలు ఉన్నాయని చెప్పేసి మీరు ఆర్గానికంగా స్టా ఆర్గానిక్ స్టార్ట్ జేసి, ఆ ఆర్గానిక్‍కి కావాల్సిన మెయిను కంపోస్ట్ అనేది తయారు చేయడం మొదలుపెట్టారంట.
ఆ! అవును అంటే ఓన్లీ కూరగాయల కోసమేనా ఇంటి ముందల, కూరగాయలేసుకుంటే మనం తింటాం గదా! మాకు అర్థమైందండి. వేరే, వేరే స్ప్రే చేస్తేనే ఇన్న్ అంత ఘనం అవుతుందంటే, హెల్త్ ఇష్యూస్ ఎంతౌతుంది అన్నట్టు, చిన్నగా మమ్మ చిన్న, చిన్న గుంతలు తవ్వేసి ఇది తడి చెత్త వేసేసి ఒకటే గుంత తొవ్విందండి ఫస్ట్ కింద తడి చెత్త, తర్వాత పొడి చెత్త తర్వాత తడి చెత్త తర్వాత పొడి చెత్త. కొన్ని రోజులకి అవి కంపోస్ట్‌ లాగా తయారయ్యి కూరగాయల మొక్కలు కొన్ని ఉన్నాయండి మా ఇంటి ముందల అంటే టమాటాలు, వంకాయలు, ఆహ్, మిర్చీలు గూడా అండి మా పొలంలో ఉండే మిర్చీలే తినదు మామ్మ ఆ భయంతో. <chuckles> ఇంటికాడ కూడా 2, 3 చెట్లేస్తది. పుదీనాలు అవి ఇవి అవి క్లీన్ చేసుకుంటూ ఆ కంపోస్ట్, ఆ ఎరువుననేది వాడతదండి. దీనివల్లనే వచ్చినవే తినాలి ది హ్మ్.
ఓకె. హ్మ్. ఇవి వాడడం వల్ల మన మొక్కలకి మంచి బలంగా తయారై పంట దిగుబడి వస్తుంది. అలాగే ఎటువంటి మీరు మరి మీరన్నారు కదా! మరి సరే, ఈ కంపోస్ట్ వరకైతే ఓకె. మరి నిజంగా ఈ మనం ఏ కెమికల్స్ వాడకపోతే ఈ పురుగు రావడము అలాంటివి కొన్ని జరుగుతుంటాయి కదా! వాటిని ఎలా మరి ఏ, మీరు ఓవర్‌కమ్ చేశారు?
హ్మ్, హ్మ్. అవునా? హా! ఆ! మీరన్నట్టూ ఆర్గానిక్ మనము ఫెర్టిలైజర్స్ పెడుతున్నట్టు ఏకంటే ఎరువులు ఏస్తున్నట్టూ ఆహ్, హ్మ్, స్ప్రే కూడా చేయొచ్చండి నీమ్ ఉంటుంది కదండీ! నీమ్, నీమ్ ట్రీ. నీమ్ ట్రీ నుంచి లీవ్స్ ఉంటాయి కదండీ! లీవ్స్ కొంచెం ఇట్లా రుబ్బేసి, దంచేసి వాటర్‌లో నుండి మనకు కొంచెం ఫుడ్ వరకే కదండీ. ఇంటి ముందల కూరగాయల వరకే కదా! ఊరికే అలా స్ప్రే చేయొచ్చండి. ఆహ్, లేకపోతే నీమ్‌లో మనకి నీమ్ నుండి ఫ్రూటొస్తుంది తెలుసా అండి మీకు చిన్న చిన్నవి?
ఆ! ఓకె. ఓకె. హ్మ్. ఆ! విన్నాను.
చేదుగుంటుంది నీమ్ నుండి వస్తుందండి ఫ్రూటు. ఆహ్, సమ్మర్‌లో ఎక్కువ కిందికి రాలుతూ ఉంటాయి చూడండండీ.
అవును. అవును. అవును.
ఆ! దాంతో గూడా, ఇన్‌స్టెంట్‌గా ఆర్గానికు ఆహ్, అదీ ఆహ్, కలిపేసుకొని మనం ఊరికే స్ప్రే చేయొచ్చండి, చనిపోతదండి. ఈ పురుగులకి అది అది వాడొచ్చండి మేము. అదే వాడుతది మా అమ్మ, అవి తీసుకొచ్చి కొంచెం కలిపేషి
అదే అంటే, ఈ సహజ పద్ధతుల్లోనే ఖచ్చితంగా ఈ పురుగు గానీ, ఈటిది ఎ ఎటువంటి మనకీ ఇబ్బందొచ్చినా గానీ, సహజంగానే మీరు దాన్ని నివారిస్తారనమాట. ఎటువంటి మనం మందులు, కెమికల్సు వాడకుండా.
ఆ! ఆ! అవునండి. అవునవునండి.
లేద్ మరి దీనివల్ల, ఇప్పుడు మీకంటున్నారు కదా! సరే, నిజంగానే మనకి పంట దిగుబడొచ్చింది, అంతా బానే ఉంది, కాని, మరి ఈ ఈ కంపోస్టు గానీ, ఇవన్నీ తయారు చేసేటప్పుడు, ఖచ్చితంగా ఎంతో కొంత ఇబ్బందులైతే ఉంటాయి గదా! ఇప్పుడన్ మీరన్నట్టుగా ఆడ పెట్టడం వల్ల కొంచెం దుర్గంధము, స్మెల్లు ఇలాంటివొస్తుంటాయి గదా మరి?
ఆ! తప్పకుండా. హ్మ్. నిజంగా, నిజంగానండి. నిజంగానండి. అంటే, ఆహ్, చెత్తవ్వచ్చు మనకీ చెత్త ఇంట్లో నుంచి మనం తీయడం జరుగుతది గానీ, మా వేరే వాళ్ళ ఇంటి ముందల వెళ్లి, కంఫోస్ట్ తయారు చేసుకుంటాం అంటే, ఎవరొప్పుకుంటారండి మనకి? మనింటి దెగ్గరనే జేస్తాం గాబట్టి, <smacks lips> అదీ డాబ్ డిగ్రేడబుల్ కదండీ! కంపోస్టు అది. కూరగాయలనేవి డిగ్రేడబుల్ గాబట్టి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదండి. అవి తింటున్నప్పుడు మనకి, ఆహ్, స్మెల్లోస్తూంటుందండి, దుర్వాసనొస్తూంటుంది. ఆహ్, వస్తది గానీ, దాన్ని తగ్గీయడానికి కొంచెం, ఏదో మా అమ్మ స్ప్రే మనం బాడీకి స్ప్రే కొట్టేటి కొంచెమే కదండి మనం చేసుకునేది. సో, స్ప్రే కొడుతూ ఉంటుంది. ఇంగ పెద్ద పెద్ద ఆహ్, వ్ కొన్ని కొన్ని వేస్టు చాలా పెద్ద పెద్ద వేస్ట్ దెగ్గర, సిటీలల్లో కలెక్ట్ జేషి, వాళ్ళెక్కడేస్తారో అర్థమే అవ్వదండి. వాళ్ళేవిధంగా జేస్తారో గూడా అసలా అర్థమే అవ్వదు. అంటే, ఈ కంపోస్టు, ఇది జేసుకోడం వల్ల, మనకు అంటే, కూరగాయల మొక్కలు గానీ, పండ్ల తొక్కలు గానీ, కొన్ని కొన్ని <smacks lips> ఉంటాయి కదండీ, ఆకు, పూలు గూడా కొన్ని, పూజలు చేసే పూలు గూడా, అది గూడా, కంపోస్ట్‌ కిందికే వస్తుంది. పూజా పూల వల్ల గూడా మనకి కొన్ని, అవి ఒస్తాయంటండి, పూల నుండి ఆ వాసనకీ
హ్మ్. ఆ! అసలు. ఓకే. హ్మ్. అవును. అవును. అవును. నిజంగా. ఆ! అవును. మరీ, అంటే ఇంత ఇబ్బందులు పడి, మీరు తయారు జేషేషే బదులు, అంటే, ఈ మధ్య కాలంలో ఆన్లైన్‍లో అక్కడిక్కడ గూడా, కొన్ని రకరకాల ప్యాకెట్స్‌లని జెప్పేసి, బయట కంపోస్ట్ తయారు జేసి తీసుకొస్తున్నారు గదా! వాటి మీద మీ అభిప్రాయమేంటి? క్వాలిటీ అనే ఈ కన్సర్నవీ ఏమన్నుంటాయా?
అవునవునండి. అవునండి. అంటే ఆంక్ నమ్మలేం గదండీ. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు గదండీ. వ ఫార్మ్స్, ఆర్గానిక్ ఫార్మ్స్ ఈ ఫార్మ్స్ అంటున్నారు గానీ వాళ్ళు అది ఎంత వరకు ట్రూ వాళ్ళు నిజంగా జేస్తున్నారో లేదో అది మనం ఎలా నమ్మగలుగుతాం అని అన్నారుగా. ఇది గూడా అంతేనండి. మేము నమ్మలేము గదండీ అలాంటివి. అంటే ఆర్గానిక్ ఫామ్స్ అవి నిజంగా చేసిర్రో లేదో కంపోస్ట్ లేకపోతే ఏమైనా యాడ్ జేసిర్రో మనకెట్లా తెలుస్తుందండి? చూడ్డానికి గూడా అవ్వి మనం కంపోస్ట్ చేషినవి ఒకలాగా ఉంటుంది. ఆ ఎరువు ఒకలాగా ఉంటుందండి. వాళ్ళది ఒకలాగా ఉంటుంది. మనం అంత తొందరగా నమ్మలేం గదండీ, ఆహ్, అది. అలా నమ్మలేమండి అసలు మనం.
ఆ! <chuckles> అవును. హ్మ్. ఓకే. హ్మ్. అంటే ఈ ఎరువుల వల్ల మీ మనమిచ్చే కంపోస్ట్ వల్ల ఓన్లీ మొక్కలకేనా, లేదంటే భూమికి గూడా ఏమన్నా మంచి ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా?
ఆ! తప్పకుండా అండి. భూమి గూడా స్ట్రాంగ్ అవుతుంది కదండీ. మనమిచ్చే ఎరువుని బట్టి. ఆహ్, బ్ భూమి అనేది సారవంతంగా తయారవుతుంది అంటారు గదండీ అలా. ఆహ్ అంటే లేయర్, లేయర్ గూడా మనం ఇస్తాం కదండీ. అంటే ఇట్లా గీతల్లాగా చెట్టు చెట్టుకి పోస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఈ చెట్టుకి అందాలి ఆ చెట్టుకి అందాలి అని, క్లీన్ జేస్తూ ఉంటాం. వాటర్ గూడా హ్మ్. కొంచెం పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు చుట్టూ మనము వాటరు చెట్టు అబ్‌సార్బ్ జేసుకునే లాగా చి చిన్నగా మనం తొట్టిలాగా స రౌండ్‌గా జేస్తాం కదండీ నీళ్లు నిలువ ఉండేటట్టు అలా. ఆహ్, కంపల్సరీ అండి. ఈ ఆర్గానిక్ ఇవ్వడం వల్ల, ఈ ఎరువు వాడడం వల్ల మనకి హ్మ్. మ మంచిగా నేలకైతే ఎటువంటి అది పొల్యూట్ అవ్వదు కదండీ, మట్టి పొల్యూషన్ గూడా అయ్ అయిపోతుంది కదండీ ఇప్పుడు ఫర్టిలైజర్స్ స్ప్రేలు జేయడం వల్ల. సో, పొల్యూషన్ అవ్వకుండా ఉంటుంది అండి దానివల్ల గూడా. అంటే మనకు రూట్స్ నుంచి గూడా వస్తది కదండీ.
హ్మ్. అవునవును. <chuckles> అవును. నిజంగా. ఆ! ఆ! ఆ! అవును. మరి ఈ తయారు జేసేటప్పుడు, అవును. ఇది తయారు జేసేటప్పుడు ఈ స్మెల్ సరే స్మెల్ అంటే లోగాల మీరు స్ప్రే అని ఎట్టారు బానే ఉంది. మరి దీని ఇంత్ ఆహ్, అవి ఉన్నప్పుడు కొన్ని ఒకోసారి డెవికో మనకి పురుగులు గానివ్వండి, లేదా పైనుంచి పక్షులొచ్చి దాన్ని అంటే అటు ఇటు కదప్ కదల్చడం ఇలాంటివి చేస్తుంటాయి గదా మొత్తం...
అవును. అవునవునండి. హ్మ్. అవునవును. అవునండి. నిజ
అలా ఈ వాటిని ఎలా ఓవర్‌కమ్ జేస్తుంటారు?
నిజంగానండి మీరన్నట్టు. నిజంగానండి అదైతే, అంటే, కాకులు తీసేస్తూ ఉంటాయి. బయట పెడుతూ, బయట పడేస్తుంటాయి. పోయి పోయి మన ఇంటి ముందలనే పడేస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఆ వ్యర్థ పదార్థాలు. ఆహ్, హ్మ్. వాసన వస్తూ ఉంటుందే కానీ, ఆహ్, మేము ఆ కంపోస్ట్ మీదంగా మా అమ్మ అది పెడుతుందండి. దాని పేరు ఏంటిది ఆహ్, ఐరన్‍తో చేసుకున్నవి ఇలా <smacks lips> కండీ లాంటివి కే ఉంటాయి కదండీ కడ్డీ లాంటివి. లోపలికి హ్మ్. ఆహా! అలా ఊరికే అట్లా ప్లేస్ జేస్తాం. ఇగ తొట్టిలాగున్నప్పుడు మనం దాని మీద కవర్ జేస్తాం గదండీ. అట్లా, అట్లా పెట్టేస్తదనమాట. ఏ పక్షులు వెళ్ళకుండా, ఏ ఏ కాకులు ఎవ్వరు కుక్కలు గూడా దూరొద్దని. అన్ ఏంటిదండి?
ఆహ్! కోళ్ళు గూడా ఎక్కువగా వాటిని తవ్వుతూ ఉంటాయి. ఆ! అంటే బావి మీద అపి ఉండేటి లాంటివి. ఆ! అవునవును. ఒక మూత పనిచేస్తుందన్నమాట. ఒక మూతలాగా పనిజేస్తుందన్నమాట.
ఆహ్! మూతలాగా క్యాప్‌లాగా మూతలాగా పనిజేస్తుందండి. ఆ విధంగా జేస్తామండి.
నిజంగా అంటే అది ఆర్గానిక్ మెథడ్‌లో అసలు మనం నిజంగా పండించాలనుకుంటే మనకు తగు ముఖ్యం కావాల్సింది కంపోస్ట్. అసలు ఈ కంపోస్ట్ ఎలా తయారు జేసుకోవాలి ఇంట్లో? అంటే దానివల్ల అసలు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? వాటిని ఎలా ఓవర్‌కమ్ జేయాలనేది భలే! నిజంగా చాలా చక్కగా అంటే మంచి మంచి ఉదాహరణలతోని వివరించారు. మనం వీలైతే మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
ఆహ్, మీకు మీకు తెలిషినవి చాలా వరకు చెప్పారండి కంపోస్ట్ గురించి. నేనూ తెలుసుకున్నాను. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలండి